అయితే, కొన్ని కొన్ని సార్లు మన ఆలోచనలతో మనం తీవ్రంగా ఆలోచిస్తుంటాం. ఎంతగా ఆలోచిస్తున్నాం అంటే, మరి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడేంటంటే, ఆలోచనలతో పాటు ఇంకొన్ని ఆలోచనలు గూడా జత కలుస్తూ ఉంటాయి. ఈ అన్ని ఆలోచనలు కలిసేసి, ఆలోచనల రేసింగ్ అనేది ప్రారంభం అయితుంది గదా! మీరైతే దీన్ని ఏ విధంగా మరి కంట్రోల్‌లో ఉంచుకుంటారు?
అవును. ఆ! తప్పకుండ అండి. ఆహ్, వాస్తవానికి నిజమేనండి. ఏదైతే మన మెదడుందో, అది ఒక్క ఆలోచన దగ్గర ఆగదు. ఒకదానికి, ఒకదానికి కనెక్ట్ చేసుకొని వెళ్తా ఉంటది.
ఆ! నిజమే. నిజమే. అంటే ఒకటి. ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే, దాంతో పాటు ఇంకోటి ఇంటర్‌లింక్ అవుతుంది. అరె! ఇలా గాపోతే అలా జరిగితే ఏమవుతుంది? అని కూడా ఆలోచనలొస్తుంటాయి గదా!
ఇది ఎస్, హ్మ్. హ్మ్. ఆ! బాగా అండి. కొన్ని కొన్ని సందా... కొన్ని కొన్ని సార్లు అసలు సందర్భం సా అసలు దానికి సంబంధం లేనివి కూడా వస్తా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఎక్కువగా నాకైతే ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు ఫేస్ అయినాయంటే, ఇప్పుడు జాబ్ సెర్చ్‌లో అయితే గనుక
ఆ! ఓకె. హ్మ్.
అలాంటి సిట్యుయేషన్ నేను ఉన్నప్పుడేంటంటే, ఒక జాబ్ అనుకుంటానండి.
హ్మ్. అవునవును.
అరే, ఆ దాన్లో మనం చేయగలుగుతాం అంటావా? లేదా? ఈ కంపెనీ బావుందా లేదా?
నిజమే. ఈ కంపెనీ కంటే ఆ కంపెనీ బాగుందా? అనిపిస్తుంది. లేకపోతే, మరి ఈ ఫీల్డ్‌లో కంటే మరి ఆ కెరియర్ ఇంకో కెరియర్‌లో బాగుంటుందా?
ఈ ఆ! కెరియర్ బావుందా? లేదా?
అవును. అంటే, మీరన్నట్టు, ఒక ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో గూడా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు పైథాన్ అంటారు, సీలో అంటారు, జావ అంటారు. మరి అందులో పోదామా? ఇందులో పోదామా? పైథాన్‌లో పోదామా? జావాల పోదామా? అని చాలా తీక్షణంగా ఆలోచిస్తుంటారు.
ఇలా ఆలోచిస్తూ ఉంటాను. అవును. <chuckles> చాలా అండి! అది ఒక పట్టాన కూడా తట్టదు.
హ్మ్. మీరా మీరు కూడా అలా ఆలోచించే సందర్భమేనండి?
ఆ! అదేనండి. సేమ్ అలా జాబ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఆహ్, ఈ ఈ సాఫ్ట్‌వేర్ అయితే బెటరా, ఆ సాఫ్ట్‌వేర్ అయితే బెటరా? ఈ కంపెనీయా, ఆ కంపెనీయా? ఇక్కడ వరకు ఒక <chuckles> ఫ్లేవరుంటే, ఇంకో నెక్స్ట్ స్టెప్ నాకెలా వచ్చేదంటే, ఆహ్, కొంచెం ఎక్కువ సేపు ఒక అరగంట, 40 నిమిషాలు ఆలోచించిన తర్వాత, ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ ఎవరు? ఆ సినిమా ఆయన ఏ సినిమాలో చేసాడు, మళ్ళి సినిమాలోకెళ్ళిపోద్దనమాట.
హ్మ్. ఓకే. ఆ! నిజమే. హ్మ్. ఓకే. హ్మ్. <laughs> ఓకే. నిజమే. అవును.
ఆహ్, పోనీ సినిమాలకెళ్ళింది ఏమన్నా కుదురుగా ఉండిద్దా, లేదు ఆ సినిమాలో హీరో అక్కడున్నాడు గదా! అతను నాకు తెలిసి, మధ్యప్రదేశ్‌లో ఏదో పొలిటీషియన్ అనుకుంటా గదా! ఇలా ఎళ్ళిపోద్ది.
హ్మ్. అవును. నిజమే. నిజమే. అంటే ఆ సినిమాతో పాటు మరి ఆ సినిమాని నేను చూసానా, లేదా? లేపోతే ఎవరితో చూసాను ఆ సినిమా? అప్పుడు ఇంకేం చేశా అప్పుడు, అని గూడా గుర్తొస్తుంది. అది నా కాలేజ్ డేసా, లేకపోతే రీసెంట్ మూవీయా, ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి.
ఆ! ఆ! ఇది గూడా. అవును. అ సినిమా ఎవరితో జూసాము? <chuckles> ఆ! ఇవన్నీ గూడా హ్మ్.
హ్మ్. అవునవును. కొన్ని కొన్ని సార్లేంటంటే, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నప్పుడు, కొన్ని కొన్ని సార్లు చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. ఎట్లంటే, ఒక పెళ్లి గురించైనా, మరి
ఆ! నిజమేనండి.
ఆ అమ్మాయి నాకు కరెక్టేనా కాదా? లేకపోతే మరి ఆ! తన జాబుతో, నా జాబు సరిగ్గా ఉంటుందా? మేమిద్దరం <chuckles> కంపాటబుల్‍గా ఉంటామా? ఇట్లాంటి ఆలోచనలు గూడా ఒస్తుంటాయి. అంటే పెళ్లి గాకముందే రకరకాలుగా అంటే పెళ్లొకసారే జరుగుతుంది గాబట్టి <chuckles>
అదే. జాబ్ విషయమైనా. అదే. ఆ! అంతే. అంటే పెళ్లి కాకముందే కదండీ! అన్నాలోచనలొచ్చేయి. పెళ్ళైయిన తర్వాత ఇంకేముంటది? <chuckles> పిల్లలు, ఆళ్ల డైపర్‍లు అయ్యే ఉంటాయి. <chuckles>
ఆ! <chuckles> ఒకటే ఆలోచన. నిజమే. నిజమే.
అదే.
మీకేప్పుడైనా ఇలాంటి ఆలోచనలొస్తే మీరేం జేస్తారు?
అంటే ఇవి కొద్దిగా విపరీత ధోరణికెళ్ళిపోతాయండి. ఒక్కోసారి కంట్రోల్ చేయలేనంత స్టేజ్‍కెళ్ళిపోతాయన్నమాట ఆపం. అలాంటి టైమ్‍లో ఏం జేస్తానంటే కొద్దిగా నాక్కొంచెం అంటే లోపలున్న వాడు చెప్తా ఉంటాడనమాట. అరే! నీకర్జెంట్‍గా ఇంటర్‌వ్యూ ఉంది. నువ్వు మూసుకొని <giggles> దానికి ప్రిపేర్ అవ్వాలి. నువ్విదంతా ఆలోచించకు అంటాడు.
ఆ! హ్మ్. ఆ! అవును. అంటే అంతే.
అయినా కూడా మన మైండ్ వినకుండా ఆలోచిత్తా ఉంటది గదా! అప్పుడు ఎమ్మట్నే చేయి తీసుకొని చెంప మీద పటేల్‍మని కొట్టుకుంటదండి.
అవును. అవును. <chuckles> ఓకే. అంటే కొన్ని, కొన్ని సార్లు మనం ఏంటంటే మనకు దాని గురించి సీరియస్‍గానే ఆలోచిద్దాం అనుకుంటాం. కానీ <chuckles> ఏంటంటే, ఆల్ ఆర్ల్ ఆహ్, సీరియస్‍గా ఆలోచిస్తున్న ప్రాసెస్‍లోనే రకరకాలుగా డైవర్ట్ అయిపోతా ఉంటాం.
ఆ! అసలు సంబంధం లేనియన్నీ వత్తయండి. అప్పుడే వత్తయి అసలు ఎందుకొత్తయో తెలీదు.
హ్మ్. నిజమే. నిజమే. నిజయి అంటే కొంత కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే? ఎగ్సామ్ హాల్‍లో కూర్చొనుంటారు. కానీ వాళ్ళకెగ్సామ్‍లో, మరి ఆన్సర్‍లకంటే కూడా, వాళ్ళు రీసెంట్‍గా జూసిన మిమ్సూ, ఆ రీల్స్ అవే గుర్తొస్తా ఉంటాయి.
ఆ! అవునండి. అయ్యే గుర్తొస్తాంటై. రీసెంట్‍గా ఒక సినిమాలో గూడా చూసానండి. ఆహ్, లి లిటిల్ హార్ట్స్ అనుకుంటా. ఆహ్, ఎక్సామ్ రాస్తా ఉంటడు. ఎక్సామ్ రాస్తా రాస్తా ఉండి. <chuckles> చుక్కల్లోకెక్కినాడు అని పాట పాడతాడు. <laughs>
<chuckles> ఓకే అండి. ఆ! ఆ! హ్మ్. హ్మ్. అంటే సబ్ కాన్షియస్‍గా తన మైండ్‌లో అదే సాంగ్ ఉంది. అవును. అంటే నిజంగానే ఈ వి ఈ విధంగా జరుగుతుందని నాకనిపిస్తుంది. మీరైతే ఏమంటారు?
ఆ! అదే. <chuckles> అదేంటి? ఆ హ్మ్. హ్మ్. నాకు కూడా జరిగిందండి. అందుకే నేను ఆ సీన్‍కి అంత కనెక్టయింది.
మీకు కూడా అలా ఎగ్సామ్ రాస్తుంటే, ఏమైనా గుర్తొచ్చిందా? ఏదైనా సాంగ్ గానీ, లేకపోతే ఆ సందర్భానికి, సంబంధం లేని ఇంకొక సందర్భం గుర్తు రాడం.
ఆ! అస్సల ఒకసారి గుర్తొచ్చింది. నిజంగానే, యాక్చువల్‍గా సాంగ్ కాదు గానీ, నార్మల్‍గా మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకునేటప్పుడు. కొన్ని ఫన్నీ డైలాగ్‍లు అవి ఉంటాయి గదండీ! సినిమాలో డైలాగ్‍లో ఆహ్, లేపోతే, మనంతట మనం ఏసుకునేది. <chuckles> అవి ఉంటాయి గదా!
హ్మ్. ఓకే. నిజమే. నిజమే. అవును. జోక్స్ వేసుకుంటారు. అవును ఫ్రెండ్స్ మీద, కామన్‍గా జోక్స్ వేసుకుంటా ఉంటాం. నవ్వుకుంటాం.
ఆ! అవి నేను ఎగ్సామ్ రాసేటప్పుడు, షడెన్‌గా గుర్తొచ్చేసి గట్టిగా నవ్వేసా.
నిజమే. ఆ! <laughs> ఓకే.
<chuckles> నవ్వితే ఇన్విజిలేటర్ వచ్చి, ఏం బాబు ఏం జేస్తున్నావ్? పడుకున్నావా <chuckles> అని జెప్పి అన్నాడు.
అంటే నీక్ ఆన్సర్ గుర్తు రాక నవ్వుతున్నావా? లేకపోతే క్వెషన్ పేపర్ ఏం తెలియకుండా నవ్వుతున్నావా? అన్నాడా?
ఆ! అంటే నేను పడుకున్నాననుకున్నాడు. లేదండి నేను పడుకోలేదు అంటే మాత్రం నెక్స్టు ఆ క్వెషనే అనేవాడు. ఏ క్వెషన్ పేపర్ అర్థం గాలేదా? లేపోతే <chuckles> అంత ఈసీగా ఉందా? అని జెప్పేసని.
ఆ! హ్మ్. హ్మ్. ఆ! అంటే వచ్చి నవ్వుతున్నావా? రాక నవ్వుతున్నావా? <chuckles> ఇలాంటి క్వెషన్స్ గూడా వస్తుంటాయి.
అదే. <chuckles> ఆ!
అయితే కొన్ ఇంకా కొన్ని, కొన్ని సార్లెంటంటే, మన ఆలోచనలు మన పరిధి దాటిపోతు ఉంటాయన్నమాట. ఎలా అంటే ఒక లేని సంఘటనను ఊహించుకుంటారన్నమాట. ఇప్పుడు నాకు అలా అయితే ఎలా? అని గూడా కొంతమంది ఆలోచనలతో, సతమతమవుతూ ఉంటారు. మీకెప్పుడన్నా అలాంటి ఆలోచనలెప్పుడన్నొచ్చాయా?
ఆ! అబ్బా! చాలా సార్లండి. ఎస్పెషల్లీ ఏంటంటే నేను కొద్దిగా ఆహ్, పడుకునే టైంలో కొంచెం అంటే ఆహ్, నిద్రలోకి వెళ్ళడానికిను, పడుకున్న దానికి మధ్యలో చిన్న గ్యాపుంటది జూసారా?
ఆ! హ్మ్. అవునండి. అవును.
ఆ! ఆ టైంలో నాకెలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పరిగెడుతూ, పరిగెడుతూ, పరిగెడుతూ ట్రైనోచ్చింది. అప్పుడెలా తప్పిచ్చుకోవాలి?
హ్మ్. ఆ! <laughs> ఓకే. నిజమే. అసలు మీరు ట్రైన్ ముందుకెళ్లి, ఎందుకెళ్లారని గూడా అనుకోవాలి గదా! మరి మీరు? ఆ!
అంటే రోడ్ మీదకసలు ట్రైనెందుకొచ్చిద్దండి? <chuckles> ఆ! అదే. కానీ, సంబంధం ఉండదు. అలంటియాన్ని వస్తాయి. ఇంకోటేమో కొండ పైనుంచి ఎవరన్నా నన్ను తోసేస్తే...
నిజమే. అంటే మీ హ్మ్. ఆ! అంతే.
అప్పుడు ఏం జేయాలి? ఇలాంటియన్నీ ఒత్తా ఉంటాయండి. ఎందుకొత్తాయో తెలిదు.
యాహ్! ఎందుకొస్తాయి అంటారు. అంటే మీకు హైట్స్ అంటే భయమా? యాక్చువల్‌గా?
లేదు. బానే ఉంటాను.
హ్మ్. అంటే మీరొక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ మీదకెక్కి, అక్కడ పిట్ట గోడ మీద నుంచి కిందకి చూడగలరా? తొంగి చూడగలరా?
ఆహా! లేదు. లేదు. అంత ధైర్యం లేదండి. ఏదో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటే పెట్టగోడ, అది నేను అక్కడ కూర్చొని, నించుంట గానీ, <chuckles> 10థ్ ఫ్లోర్ అంటే
ఆ! హ్మ్. ఆ! అంటే మీకు కొంచెం హైట్స్ అంటే భయం ఉంది కాబట్టి, అది మీకు ఫోబియాలాగా మిమ్మల్ని వెంటాడుతుందనిపిస్తుంది. అలా.
ఓకే. అయ్యుండొచ్చయితే మీరు జెప్తుంటే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా నాకా హైటేల్లే హ్మ్.
నిజమే. నిజమే. అంటే చాలా మందికి హ్మ్. ఇలా హైట్స్ అంటే భయం. మొన్నైతే నేనొక రీసెంట్‌గా ఒక న్యూస్ గురించి విన్నానన్నమాట. తనకేంటంటే, ఒక గృహిణికి తనకి చీమలంటే భయం. ఇంట్లో చీమలు ఆ! హౌస్ వైఫూ. ఇంట్లో చీమలు చూస్తే, తను చాలా కంగారు పడిపోతుంది, టెన్షనోచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది. ఇట్లా తనొక ప్రాబ్లమ్‌తో ప్రాబ్ మరి ఆహ్, సతమతం అవుతుందని నేను చదివానన్నమాట.
అవునవును. ఓకే. ఆ! ఓకేకే. అంటే హౌస్ వైఫ్ అండి? ఆ! అయ్యో! ఓకే. అంటే చిన్న చీమలకి.
హ్మ్. చిన్న చీమలకి. అదొక ఫోబియా. అదొక భయం. <chuckles> అవును.
బ్బా! అదేనండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన భయం ఉంటది గదా! దానిలో ఇదొకటి.
హ్మ్. నిజమే. అంటే కొందరికి బల్లులంటే భయముంటుంది. ఇంకొంతమందికి చీమలు, లేకపోతే కప్పలు, ఇంకా మరి ఇంట్లో
అవును. ఇలాంటియేవో చాలా రకాల ఫోబియాలు, ఫోబియాలు అంటన్నారండి. నేను చిన్నప్పుడైతే గనుక ఏదొచ్చినా
ఇంట్లో బొద్దింకలు జూసినా చాలా మంది భయపడుతుంటారు గదా! బొద్దింకలు జూశినా ఆడవారు చాలా మంది కొద్ది గట్టిగా అరవడం, భయపడ్డం సామాన్యంగా జరిగే విషయమే.
ఆ! ఇది బొద్దింకనేది చాలా మందికి
మీరైతే గనక ఏదన్నా యానిమల్. ఆ! మీరైతే గనక ఏదన్నా యానిమల్ జూసి భయపడ్డం లేకపోతే ఆహ్, యానిమల్ అంటే మీక్కొంచం అసహ్యం. అంటే ఇష్టపడరు చూడ్డానికి. అలాంటి యానిమల్ ఏదన్నా ఉందా?
అవును. ఆహా! అసహ్యపడేదైతే గనక ఈ పాముని చూస్తే నాక్కొంచం అదీ అది కిస్ కిస్ కిస్‌మంటది గదండీ! అప్పుడు నాక్కొంచం అసహ్యం అని కాదు గానీ ఒక రకమైన జుగుప్సాకరమైన ఒక <giggles> ఫీలింగొస్తదనమాట.
ఓకే. <chuckles> ఓకే. హ్మ్. ఆ! ఓకే. అంటే హ్మ్. చెప్పండి.
ఇంకోటి హ్మ్. అదే. ఇక భయమంటే గనక కుక్కల్ని జూస్తేనండి. కొద్ది పిచ్చి కుక్కలుంటయ్. ఆహ్, వాటిని జూస్తుంటే భయం. ఎందుకంటే అవి మనం ఏమన్నా పెట్టినా, పెట్టకపోయినా య యెమ్మట బడ్డయ్.
<chuckles> ఓకే. అంటే మిము కరిచిన సందర్భముందా? కర్చిన సందర్భం గాని, యెంబడ బడి అప్పటి నుంచి మీకు భయం పట్టుకుందనమాట. <laughs>
ఆ! బాగా. అప్పుడికీ దానికి బిస్కెటేసానండి. అయినా కూడా యెంబడ బడింది.
హ్మ్. అంటే మరింకొక బిస్కెట్ కోసం వయెంబడ బడితే మీరు వేరేగనుకొని ఉరికారేమో! <chuckles>
ఆ! అంటే నా దగ్గరుండాలిగా. ఎన్ననేత్తం? <chuckles>
నిజమే. నిజమే. అవును. ఇట్లాంటి మ కొంతమందికి ఇలా మరి యానిమల్స్ అంటే గాని, ఇంట్లో పాకే పురుగులు గాని, మీరన్నట్టు మీకు పాములంటే గూడా. ఇవన్నేంటంటే కొంచెం మన చూడగానే అంటే ఏంటంటే ఎలర్జీ ఫీలింగ్ అనమాట. దాని దగ్గరకి వెళ్ళద్దు, దాన్ని ముట్టుకోవద్దు అలాంటియి గూడా అనిపిస్తుంటాయి. హ్మ్. అయితే మీ ఫ్రెండ్స్‌లో గాని, మీకు తెలిసిన వార్లలో గాని అంటే వింతగా భయపడేవారు ఎవరన్నా ఉన్నారా? అంటే అంటే ఆ విషయానికి కూడా భయపడతారా? అని అనుకునే సందర్భం గూడా ఉంటది గదా! అలాంటి సందర్భం ఎప్పుడన్నా విన్నారా?
అదే. అవును. అవునవునండి. అవును. హ్మ్. ఆ! వింతగా భయపడ్డం అంటే మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడండి. అతను నార్మల్‌గా ఇప్పుడు మనం కూల్ డ్రింక్ తాగుతాం గదా!
హ్మ్. ఓకే. నిజమే. హ్మ్. తాగుతాం.
ఆ కూల్ డ్రింక్‌కి యాక్చువల్‌గా మనం ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే సోడాకి గోలి కొట్టేటప్పుడు పుస్‌మని సౌండ్ ఒచ్చిద్ది చూసారా?
నిజమే. ఆ! ఒస్తుంది సౌండొస్తుంది.
అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ మనం ఇప్పుడు ఏ పెట్ బాటిలో లేపోతే ½ లీటరో తీసుకున్నప్పుడు బాగా షేక్ చేసో లేకపోతే నార్మల్‌గా ఓపెన్ జేసినా ఒక్కొక్కసారి గ్యాసు తన్నడం వల్ల టప్‌మని సౌండొస్తది.
హ్మ్. అవును. ఆ! పుస్‌మని బయటకొచ్చేస్తుంది గ్యాస్. ఆ!
ఆ! అతనికి ఎందుకో మరి ఆ సౌండ్ వినంగాలినే ఒక రకంగా అయిపోతాడన్నమాట. పిచ్చి పిచ్చిగా బిహేవ్ జేసేస్తుంటాడు.
అయ్యయ్యో! ఆ సౌండ్‌కే. <chuckles> అప్పుడు తన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎ అంటే భయపడతాడా? అరుస్తాడా? లేకపోతే ఏం జేస్తాడు? హ్మ్.
ఆ! ఆ! సౌండే. అరుస్తాడు. అరుస్తాడు. అరిసి ఎ పక్క పె పక్కన పెట్టు, పక్కన పెట్టు అని జెప్పి అరిచేస్తూ ఉంటాడు.
హ్మ్. ఓకే. ఓకే. మరే
అస్సలు. హ్మ్. అంటే వాళ్ళ ఫేస్‌లో అర్థం అయిపోద్ది భయపడుతున్నాడని జెప్పి.
<laughs> మరి తను అలా భయపడుతున్నారని చెప్పేసి మీరెప్పుడన్నా ఇంకా ఎక్కువ భయపెట్టడం జరిగిందా?
ఆ! యాక్చువల్‌గా ఫస్ట్‌లోనే అదెక్కువ జేసాం. తర్వాత తర్వాత పాపం మరీ ఎక్కువ భయపడుతున్నాడులే అని ఆపాం గాని ఫస్ట్‌లో అయితే ఆహ్, కొద్దిగా అంటే స్కూలులో కూర్చుంటాం గదండీ! స్కూలులోనే జరిగింది ఇదంతా. స్కూలులో కూర్చునేటప్పుడు యెనకమాల నుంచి మూడో బెంచొ, నాలుగో బెంచ్‌లో ఉండేవాడు తను. ఆళ్ళ యెనకమాల ఉన్న వాళ్ళందరూ ఏం జేసేవాళ్ళంటే ఇలా బాటిల్స్ తీసుకొచ్చి క్లాస్‌కి, క్లాస్‌కి మధ్యలో కొంచెం సేపు గ్యాప్ ఉంటది గదా!
హ్మ్. ఓకే. అవునా? ఆ! ఓకే. హ్మ్. అవును. <laughs> అంతే
ఆ బా ఆ గ్యాప్‌లో జస్ట్ మూతోపెన్ జేయడం పుట్‌మని సౌండ్ ఒచ్చిద్ది. అది బాగా షేక్ చేసేవాళ్ళన్నమాట.
ఆ! ఇంగ తను భయపడుతుందని జెప్పేసి ఇంగ అందరొచ్చి గూడా తన ఆటపట్టడం జరిగేదంట.
అ ఆ! బాగా అండి. అస్సలు అరిచేసేవాడు. ఒక్కొక్కసారి మా దగ్గర ప్లాంక్‌లుండెయన్నమాట చెక్కయి.
ఓకే. ఓకే. హ్మ్. ఆ! నిజమే విన్నాను ఆటి గురించి కూడా. హ్మ్. అవును. ఓకే.
అ అట్ట ఆహ్, అట్ట లాగుంటది ఎగ్జామ్స్‌కి వాటికి రాసుకోడానికి. ఆ అట్టిసిరేసేసేవాడు జనాల మీదకి.
అయ్యయ్యో! అంటే తను ఏదో ఒక సంఘటనతో రిలేటెడ్ అయిపోయి అలా భయపడుతున్నాడేమో మరి మేబి.
<chuckles> హ్మ్. మరి మేబి అండి తెలీదు మరి మనకి అంటే మరి పర్సనల్‌గా యెళ్ళలేదు కానీ అసలు దానికైతే బాగా భయపడేవాడు.
హ్మ్. ఓకే. అంటే ఇప్పడికీ భయపడుతుంటాడ తను?
హ్మ్. ఇప్పుడు మరీ అంత టచ్‌లో లేడు. బట్ ఎప్పుడైనా కలిసినా మరి దాని గురించైతే అడగలేం గాని, ఆహ్, నాకు తెలిసినంత వరకు నేను లాస్ట్ టైమ్ చూసిందయితే గనక, ఆహ్, దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా కొంచెం అలాగే ఉన్నాడు. ఒక సిట్యుయేషన్‌లో అర్థమైంది తనలాగే ఉన్నాడని.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. పాపం తను అంటే మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కౌన్సెలింగ్ గాని, లేపోతే ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే గాని, తగ్గుతుందంటారా అతని భయం?
అంటే ట్రీట్మెంట్ అంటేనండి, ఇప్పుడు నాకు తనకసలు ఎందుకని అలా జరిగిందో తెలిదు కాబట్టి, నేను చెప్పలేను. సో, అలా చెప్పాలి అంటే గనక, వాళ్ళ పేరెంట్సు ప్లస్ ఇలా కొద్దిగా సైకాలజీ తెలిసిన పర్సన్స్ ఎవరన్నా మాట్లాడగలిగితే బెటర్ అని నా ఉద్దేశం అండి.
హ్మ్. ఓకే. హుహు. నిజమే. నిజమే అండి. మీరు కరెక్ట్‌గానే జెప్పారు. అంటే మరి వ తన గురించి తెలిసిన వాళ్ళు, లేపోతే సైకాలజిస్ట్ గాని, వాళ్ళకి కరెక్ట్‌గా సలహా ఇవ్వగలరు. అయితే హ్మ్, అయితే మీరింకా కొన్ని కొన్ని సార్లు మరి మరి ఆలోచనలన్నీ ఆగకుండా ఒస్తున్నప్పుడు నిద్ర గూడా బట్టదు. కొన్ని కొన్ని సార్లు...
అవును. అవును. వాళ్ళే హెల్ప్ చేయగలరు. అవునండి.
ఇలాంటి సందర్భం ఎప్పుడైనా ఫేస్ జేసారా అండి?
ఆ! ఒక్కసారి యాక్చువల్‌గేంటంటే ఆహ్ ప్రపోజ్ చేద్దాం అని జెప్పేసి <chuckles> నెక్స్ట్ డే ప్రపోజ్ చేద్దాం అని జెప్పేసి ఆలోచనలో పడ్డాననమాట. అప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయా.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ!
ఆ! ఎలా ప్రపోజ్ చేయాలి? అది లెటరంతా రాసుకున్నాను, చాక్లెట్సవన్నీ రెడీగా ఉన్నయి. గిఫ్ట్ గూడా రెడీగా ఉంది. <giggles> అయితే నైట్ పడుకున్న తర్వాత, అసల యాక్సెప్ట్ చేస్తదా? లేదా? అని జస్ట్ చిన్నగా స్టార్టయిందండి.
హ్మ్. ఓకే. హ్మ్. <chuckles> <chuckles> ఓకే. అంటే తను యాక్సెప్ట్ జెయపోతే ఆ ఫ్రెండ్‌షిప్ గూడా బోతుంది గదా! సాధారణంగా. ఓకే. ఆ! నిజమే.
అస్సల అవును. <giggles> తెలిసిందేగా. ఆహ్, కొద్దిగా ఒక రకమైన టెన్షను, ఒక రకమైన ఆనందం అన్నీ కలిపిన ఎమోషన్ ఉంటదా టైంలో.
హ్మ్. అన్ అంటే గాల్లో తేలుతున్నట్టుందాండి?
ఆహ్, అంటే గాల్లోనే ఉన్నానండి. కిందకి దిగట్లేదు, పైకి ఎళ్ళట్లేదు అది ప్రాబ్లం
ఓకే. కిందకొస్తే కొంచెం ఆపొచ్చు. <chuckles> పైకెళ్తే ఆపలేము. <chuckles> నిజమే.
<chuckles> ఆ! కిందకొస్తే కొద్దిగా అవును. కిందకొస్తే నార్మలవుతాం. పైకెళ్ళాం అనుకుంటే పైకి బోయినట్టే ఇక అయితే
హ్మ్. ఇగంతే. సో, మీరు ఆ రోజు రాత్రంతా పడుకోకుండా ఆలోచిచ్చారు.
ఆ! తెల్లారైపోయిందండి. 4:30 దాకా అలాగే ఉన్నాను. 4:30కి ఏదో అంటే అలా మైకం‌లో ఉన్నాను. మళ్ళీ 5:30, 6:00కల్లా మళ్ళీ లేచా. అంటే ఒక గంటన్నర పడుకున్నట్టున్నాను అంతే.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. మరి ఆ రోజు తనని ప్రపోజ్ జేయడం అది ఏమైనా జరిగిందా అండి మరి?
అస్సలా అది మ ఆ! ఆల్మోస్ట్ దగ్గరి దాకెళ్ళాను. దగ్గరి దాకెళ్ళిన తర్వాత కొంచెం వేరే ఏదో ఎక్కడో గొడవ అవుతుందనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళదే.
ఓకే. హ్మ్.
ఆ! ఇక అప్పుడిస్తే సిట్యుయేషన్ బాలేదు అని చెప్పేసి, ఇంక అప్పుడేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాను.
అయ్యయ్యో! మరి తర్వాత ఏమైనా ప్రయత్నం జేసారా మళ్ళీ?
<giggles> జస్ట్ మిస్. ఆ! తరువాత చేసాను. వర్క్‌ఔట్ అయిందిలెండది.
హ్మ్, ఓహ్! సక్సెస్ చేసుకున్నారు. మొత్తానికి. <chuckles> మంచి విషయం, మంచి విషయం. అంటే మరి ఇప్పుడు మీరిద్దరూ కలిసినప్పుడేంటంటే, తను గూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. మీకంటే ఎక్కువగా తనలో తన తనకి ఆలోచనలు ఉంటాయి. అంటే, అంటే ఫ్యూచర్ ఎలా? మరి అందరూ ఒప్పుకుంటారా ఇంట్లో అని ఒక ఆలోచన, తర్వాత ఒక ఆలోచన రేసింగ్ అనేది జరుగుతుంది. తనలోనే ఇంకా ఎక్కువ జరిగుండొచ్చు మీకంటే. సో, మీరు తనని ఎలా సముదాయించారు ఆ సమయంలో?
ఆ! అవును. అదే. అవునండి. ఆ! అంటే ఏదైనా సరే. అంటే ఇప్పుడు మనం కమిట్ అవ్వక ముందు వరకు ఓకే. ఏదన్నా ఆలోచించొచ్చు. వన్స్ కమిట్ అయిపోయిన తర్వాత, మనం ఎలా కలిసుందాము? లేదా ఎలా ఉంటది? ఇదంతా వద్దు కలిసుందాం అంతే. అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దని చెప్పి చెప్పా.
ఓకే. హ్మ్. హుహు. ఓకే. అంటే కం కమిట్ అయిపోయిన తర్వాత ఎవరి మాట వినరన్నమాట ఒక్కసారి కమిట్ అయిపో
ఆ! <chuckles> అంతే.
ఓకే. ఓకే. ఓకే. అండి. అంటే మరి ఆ ఆలోచనలు రేసింగ్ వచ్చేటప్పుడు ఏం చేయాలి? మీరైతే ఏం చేసారు? మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏవేవి చూసారు? ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా వివరిచ్చారండి. మీకు నా ధన్యవాదాలు.
నాకు కూడా అండి. చాలా వరకు అన్ని గుర్తు చేసుకున్నా మళ్ళీ. <chuckles> మీకు కూడా నా ధన్యవాదాలు.
ఓకే. మళ్ళి కలుద్దాం. ధన్యవాదాలు.
తప్పకుండా అండి.